అవును. అది నిజం.
వాళ్ళ కూడా అభిరుచి వాళ్ళ అభిరుచిని వాళ్ళు పంచుకుంటారు. ఇలాగ ఎక్కువ మంది తింటారు. ఆలు ఫ్రై అంటే అందరూ తింటారు. అలాగనమాట. అది. ఆ!
హ్మ్. వాళ్ళు మీకు చెప్పితే <chuckles> అవును. వాళ్ళు మీకు చెప్పితే దాన్ని బట్టి మీరు ప్రణాళిక తయారు చేసారన్నమాట.
తయారు చేసుకున్నా. అంద రాసుకున్నాం మాట. అక్కడ ని కూర్చొని, అన్ని నోట్ చేసుకోవడం. అది. ఒక నలుగురు ఓకే చెప్పారంటే, అలాగమాట. అది. ఒక మెను అన్నది సిద్ధం అయిపోయిందక్కడ.
ఆ! హ్మ్. అంటే దాన్ని అవును. దాన్ని మీరు కంప్లీట్ చేయడానికి అంటే, దాన్ని పూర్తి చేయడానికి ఆహ్, ఇప్పుడు ఒక ఎవరైనా టైమ్ బెడతారు. ఈ టైమ్‌లోగా పూర్తి చేయాలి అనేసి. అప్పుడు మీదె ఎప్పుడెక్కియా స్ట్రెస్‌గా ఫీలయ్యారా? ఇమ్మా! ఇప్పుడు అయితదా లేదా అనేసి.
అది. ఆ! <chuckles> అవును. అదే. స్ట్రెస్ అంటే ముందు, అదే అంటే డేటు ముందు చెప్పేస్తాం కదా! ముందు తెలిసిపోతుంది. ఆ డేట్‌ కొక 3 రోలు ముందైనా, మొత్తం అన్నీ రెడీ అయిపోవాలి. ఇంకోటి, ఆ కేటరింగ్ వాళ్ళైనా మనం కేటరింగ్‌ కిచ్చినా కూడా వాళ్ళకి అన్ని లిస్ట్ ఇవ్వాలి. మొత్తం. ఆ! ఆ తర్వాత, ఆ ఒక్కోసారి నె మేమేం చేసామంటే, సరంజామా అంతా, సామాలన్నీ తెచ్చేసి వాళ్ళ చేత చేయించాం. ఇక్కడ. మా అపార్ట్మెంట్ ఆ కిందన. అలా చేసాం. ఎందుకంటే, మా కళ్ళెదుటే చేస్తే ఆహ్, బావుంటుందని. వాళ్ళా ఆ కేటరింగ్ వాళ్ళు మాకలా అది.
హ్మ్. హుహు. హ్మ్. అవును. ఇవ్వాలి. ఆ! ఆహా! ఓకే. ఓకే. హ్మ్. బావుంటుంది. అంటే మి అవును. మీరు కూడా కొంచెం ఎ ఆహ్, ఫీలైతారు అయితారు. ఓకే. వీళ్ళు మా కళ్ళెదుటనే చేసారు. అన్నీ బా కరెక్ట్‌గా <chuckles> ఉన్నాయనేసి.
ఆ! అది. సో, అందుకని అందరం ఒక ముగ్గురు నలుగురున్నాము. కానీ మెయిన్ నేనే అన్నమాట ఎక్కువ. అది హోస్టు. అది. సో, అవన్నీ
హ్మ్. ఆ! ఆ! ఓకే. మీ అంటే మీ ఫ్యామి మీ కుటుంబ సభ్యులని ఇన్వాల్వ్ చేసారా ఇందులో? <chuckles> లేదంటే మీరు ఒంటరిగా చేసారా?
ఆ! మా వారు నేను. <chuckles> మా వారు నేను ఇంక. ఆ! ఆయనా ఉంటారు. కానీ ఆడవాళ్ళిప్పుడు వంటల విషయాల్లో వాటిలో, కొంచెం ఎక్కువ అవగాహనెక్కువుంటుంది. కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాం <chuckles> కూడాను. అది. ఆయనా ఉంటారు. ఆయన
అవునా? ఓకే. ఎ అవును. ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళ సైడ్ వర్క్స్ ఏమైనా ఉంటే కొంచెం సహాయం <chuckles> జేస్తారన్నమాట.
అది. ఇప్పుడు ల బల్బులు ఆహ్, అవన్నీ కట్టడం, అక్కడంతా పందిర్లు వేయించడం. ఆ కేటరింగ్ అవన్నీ ఉంటాయి కదా! పైన దర్బాన్ అంటారు. అవన్నీ వేయించడానికి దానికి మా వారు, తర్వాత అక్కడున్న కొంచెం మొగవాళ్ళు అందరూ, వాళ్ళ అలాంటివన్నీ చూసుకున్నారు. ఏర్పాట్లు.
ఆ! హ్మ్. హ్మ్. అంటే హ్మ్. హ్మ్. హ్మ్.